ఆ! నిజమే అండి. నిజమే. తను చాలా సింపుల్ ఇలానే ఉంటాడు. నిజమే.
అంటే చాలా దగ్గర నుంచి చూసాను. చూసిన తరువాత, ఆ రోజూ ఆయన ఫస్ట్ డే మోణింగు త్రీ ఓ క్లాక్‌కి న్యూజిలాండ్ టూర్‌కి, ఇండియా బయలుదేరుతుంటే ఫ్లైట్ అంట ఆయనకి. త్రీ ఓ క్లాక్‌కి హైదరాబాద్‌లో ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళాలి. సరే. ఆయనా 7 గంటలకొచ్చారు. ఓహ్! ఈ మన
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ! నిజం. ఓకే. హ్మ్.
ఆ! వచ్చి మాట్లాడితే మేమ్ దగ్గర
ఓకే.
7 గ 3 గంటలకు ఫైటండి, అని చెప్పారు. ఎంతా ఆ! సాదా సీదాగా అసలు ఒక ఇంటర్నేషనల్ ప్లేయరు. పేరొందినటువంటి పెద్ద ఆటగాడనేటువంటి గర్వం
హ్మ్. అవును. పెద్ద ప్లేయర్. అదద ఇంటర్నేషనల్‌గా భారతదేశానికి, ఎన్నో మరీ ఆట్ అవును. ఓకే.
ఆ! అలాంటి గర్వం ఏ కోశానా లేదాయనకి. ఆయన ఎంతో నిజంగా అంటే, ఆహ్, నేనాయన పక్కనే ఉన్నాను. ఆ ఫోటోలుకి పోజిచ్చినప్పుడు, కావాలని అందరిలోంచి మధ్యలోకెళ్ళిపోయి ఇంతే ఆ! హ్మ్, ఆ రిపోర్టర్సడిగారనమాట. సారిలా చెప్పండి అంటే, ఎంతో సా హ్మ్, సౌమ్యంగా తెలుగులో మాట్లాడమంటారా? ఇంగ్లీష్‌లో మాట్లాడమంటారా? అని అడిగారు. ఆ! అయితే, సరే. ఇలాగ మాకు మాది తెలుగు ఛానెలంటే, ఆయనకి వాళ్ళకి తెలుగులో చెప్పి, వీళ్ళకి ఇంగ్లీష్‌లో చెప్పి, నేను రాత్రి 11:30 వరకు చూసాం. మనం మామూలుగా ఫ్లైటనగానే ఏం చేస్తావండి? ఆ 2 అవర్స్ బిఫోర్ రిపో రిపోర్ట్ చేయాలి అని, ఆహ్, హ్మ్. హడావిడి, హడావిడి పడిపోతుంటాం. మనవక్కడికెళ్ళి చేసేదేం ఉండదు. 2 అవర్స్ బిఫోర్ రిపోర్ట్ చెయ్యాలి. బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ గేట్ పే క్లోజ్ చేసేస్తారు. ఇలా అన్నీ అంటూ ఉంటాం కదా!
హ్మ్. హ్మ్. <laughs> ఓకే. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అవునండి. హ్మ్. అవునండి. అవును. నిజమే. నిజమే. హ్మ్. అవునండి. ఆ!